నాకు బాగా నచ్చిందేంటంటే ఆహ్, ఈ అరకు ఆహ్, వైపు వెళ్ళినప్పుడు మేము బొంగులో చికెనని తిన్నాం. అదే ఆహ్, ఆహ్, అటు వెళ్ళేటప్పుడు ఉంటది నాకు ఆహ్, ఖచ్చితంగా ఊరి పేరు గుర్తులేదు గానీ అటు వైపు వెళ్ళేటప్పుడు ఒక షాప్ దగ్గర ఆగి తిన్నాము. అటు సైడు చాలా అవ్వే ఉన్నాయన్నమాట అక్కడ వెదురు బాగా పండిస్తారు. అంటే అ అ ఆ అడవిలో దొరుకుతుందన్నమాట వెదురు కలబ. ఇంకా వాళ్ళు అవి కొట్టుకొచ్చేసి అందులో చికెను పెట్టేసి ఆహ్, మొత్తం చికెన్ని మొత్తం మారినేట్ అంటే అన్ని పసుపు, కారం, ఉప్పు ఆహ్, మసాలాలు అన్ని కలిపేసి కొంచంసేపు అలా ఉంచేసి ఇంకా బొంగులో పెట్టేసి దాన్ని కాల్చేసారన్నమాట. అలా బొంగులో చికెను. ఆ! బ్యాంబూ వెదురు, బ్యాంబూ హ్మ్.
ఓకే. హుహు. ఓకే. హ్మ్. ఓకేకేకే. హ్మ్. పెరుగు అలాంటిది. హ్మ్. ఓకే. బొంగు అంటే మనకి బ్యాంబూ కదండీ మనకి. వెదురు ఓకేకేకే. అద్భుతం. అయితే బాగుందా అండి టి వంటకం? మీకు ఎలా అనిపించిందది తినగానే?
చాలా అంటే చాలా బాగా రుచనిపించింది! నిజంగా మనం ఆహ్, ఈ ఆహ్, ఆహ్, గిన్నెలో వండుకునే దానికంటా అది ఆహ్, కొంచెం కొత్తగా ఆ వేరైటీగా అనిపించింది. ఆ రుచిన నా నాలుకపై ఇంకా తేలి ఆడుతున్నట్టు అనిపిస్తుంది నిజంగా! అలా నోట్లో ఎసుకోగానే కరిగిపోయింది చికెను నిజంగా! అంతా బాగా అనిపించింది!
హుహు. హ్మ్. హుహుహుహు. <giggles> ఓకేకేకే. ఓకే. అంటే చాలా మె మెత్తగా అద్భుతంగా అంటే ఎహ్, హ్మ్.
ఆ రుచి కూడా అన్ని బాగా పట్టేసాయి ఆ ముక్కలకి. నిజంగా తింటుంటే అబ్బా! వా స్వర్గంలో తేలిపోయినట్టు అనిపించింది నిజంగా! అంత బాగా అనిపించింది!
ఓకే. ఆహాహా! అదే ఖ ఖచ్చితంగా మీరు బాగుర్తు చేసారండి. నేను ఎప్పటినుంచో ఈ వెదురు అంటే బ్యాంబూలో ఎసే చికెన్ తినాలని ఎప్పటినుంచో ఆశ. మీరు ఇప్పుడు గుర్తు చేసారు ఖచ్చితంగా రేపెళ్లి తినేస్తానండి. <giggles> చాలా బాగా గుర్తు చేసారన్నమాట.
ఆ! హ్మ్. <chuckles> ఆ! ఖచ్చితంగా ప్రయత్నించి చూడండి. హ్మ్, హ్మ్.
ఖచ్చితంగా. ఖచ్చితంగా అండి. అయితే అండి మీరు ఇప్పుడు ఏదన్నా స్థానిక వంటకమో లేకపోతే బయట వంటకం లాంటివి తిన్నప్పుడు ఇంటి రుచి గుర్తొచ్చి చ ఎప్పుడైనా ఆనందపడిన సందర్భాలున్నాయా?
హ్మ్.